పొద్దున పూట పిల్లల్ని ఎర్లీగా మార్నింగ్ లెగిసే అలవాటు ఈ రోజుల్లో ఎవరికీ లేదు. నిజం చెప్పాలంటే అసలు ఎక్కడా చాలా తక్కువ. ఎక్కడ కొంతమంది మాత్రం కొంచెం డిసిప్లిన్డ్‌గా అది జాబ్ చేసేవాళ్ళైతే, కొంచెం వాళ్ళతో పాటు పిల్లల్ని లేపడం, గేమ్స్‌కి తీసుకెళ్లడం, అలా చేస్తున్నారు. అలా చేసేవాళ్ళు లాగానే మిగిలి మిగిలిన వర్క్ చేసేవాళ్ళు కూడా కొంచెం ఎర్లీగా పిల్లల కోసం, వాళ్ళు పెద్దల కోసం కొంచెం వాళ్ళ హెల్త్‌ని వాళ్ళని చూసుకోవటం కోసం, ఇది అన్ని విధాలుగా మంచిదే కదా! ఎర్లీగా లేసినప్పుడు కొంచెం వాకింగ్ చేయొచ్చు. ఎక్సర్‌సైజ్ చాలా బాగుంటుంది. వీళ్ళు వర్క్ చేసినట్టు ఉంటది. వీళ్ళు వర్కౌట్‌లు చేసినట్టు ఉంటుది. అప్పుడు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ మనం నిద్రని మేల్కొన్నట్లయితే మార్నింగే మనం ఎక్సర్‌సైజ్ చేయొచ్చు ఆహ్, టిఫిన్ చేసే టైమ్‌లో తాతయ్యతోను, నానమ్మతోను, పిల్లలతోనూ కొంచెం స్పెండ్ చేసినట్టు, ఆ వృద్ధులకి కూడా ఆ సమయంలో నానమ్మ తాతయ్యలకుంటుంది కాబట్టి ఎర్లీగా మార్నింగ్ లేగిస్తే చాలా వరకు అది పాజిబుల్ అవుతుంది అని నేను అనుకుంటానండి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. ఎర్లీగా లేవడం వల్ల అసలారోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. ఓకె ఓకె. ఇప్పుడూ కొన్ని సార్లు ఏమవుతుందంటే పిల్లలు విదేశాల్లో ఉండడం గాని, లేదా ఆహ్, చిన్న పిల్లలైయ్యుంటే హాస్టల్స్‌లో జాయిన్ చేయడం గాని, ఇలా చాలా మందికి ఇలా కూడా జరుగుతుంది కదా! వాళ్ళు సమయం గడపాలనుకున్నా ఒక ఫిజికల్ డిస్టెన్స్ అనేదుంటుంది. కాబట్టి ఇప్పుడు వృద్ధాశ్రమాలనేవి ఎలా తయారవుతున్నాయంటే ఇంతకు ముందు మనమేంటి వాటిని చాలా నెగెటివ్ సెన్స్‌లో చూసేవాళ్ళం. తల్లిదండ్రులని పట్టించుకోలేక పిల్లలక్కడ పెడుతున్నారు అని. కానీ ఇప్పుడలా కాకుండా అందులో చాలా యాక్టివిటీస్ అనేవుంటున్నాయి. చాలా మంది పిల్లలు అక్కడికి వెళ్లి విజిట్ చేస్తున్నారు. ఇలా ఏంటంటే వృద్ధాశ్రమం ఒక మంచి కమ్యూనిటీలాగా కూడా తయారయింది కదా!
అవును. అవును. అవును. ఇప్పుడలా చేశారు కరెక్టే. అంటే మన అబ్రాడ్‌లో ఉద్యోగాలు చేస్తూ కుమారులే కానీ, కుమార్తెలే కానీ, అక్కడ ఉద్యోగాల రీత్యా కోడళ్ళు, అక్కడ ఉంటం మూలాన ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళకి ఏజ్ బారైన తర్వాత వాళ్ళ ఒంట్లో శక్తి నశించినాక, ఇప్పుడు వాళ్ళు వేరొకళ్ళ సహాయం కానీ, వేరొకళ్ళ పరిచయం కానీ కోరుకుంటారు. ఆ వయస్సులో మాట్లాడాలి మాతో, వాళ్ళ సంభాషించాలని ఆలోచించి చేస్తారు. అది పాజిబుల్ కానప్పుడు కొంతమంది వృద్ధాశ్రమంలో ఏస్తున్నారు. ఇప్పుడు కొంత కొంతమంది అది బిజినెస్ అనాలో తెలీదూ, మరి ఒక మంచి కార్యక్రమం అనాలో తెలియదు కానీ, కొంతమంది కొంచెం బిల్డ్ చేస్తున్నారు ఇప్పుడలాగా. వాళ్ళలా బిల్డ్ చేసినప్పుడు దూరానున్నోళ్ళు కొంచెం వాళ్ళ దగ్గర అన్నీ పరికరాలన్నీ ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నారు. కొంతమంది ఇంకా దగ్గరున్నోళ్ళనెవరినైనా వాళ్ళని కేర్ టేకర్‌ని పెట్టిచ్చి, వాళ్ళనలా చూసుకోవడానికి కొంతమందలా ముందుకొస్తున్నారు.
హ్మ్. దీని మీద మీ అభిప్రాయమేంటి? అవునవును. హ్మ్. అవును. హా! అవును.